హ్మ్.
అంటే నాకు నేను ఓన్‌గా రాసుకునేయి గూడా ఉన్నాయి. అట్లా చెప్పుకోవాల్సోస్తే, నేను నార్మల్‌గా నేను నిరాశ పడ్డప్పుడు ఒక సాంగ్ గుర్తొస్తుంది నాకు. అది ఏమంటారటె? అంటే అది నార్మల్‌గా ఒక్కడివే ఎప్పటికీ ఒక్కడివే ఎన్నటికీ ఒంటరిగా చేయాలిరా కాలంతో యుద్ధం. మున్ముందు వేదనలే భయమంటూ ఎందుకులే అన్నింటికీ తెగించి ఉండాలిరా సిద్ధం. ఇట్లా అంటే ఇది నాకు నేను ఆ పాటలు హ్మ్.
హ్మ్, హ్మ్. చాలా బా పాడారండి. చాలా చాలా బా పాడారు, నిజంగా. చాలా బా పాడారు. హ్మ్. మొదటి పాట అలాగే 2 జీవితానికి సంబంధించినవే దాని ద్వారా, మీలో మీరు చాలా మార్పులు కూడా వాటి ద్వారా వస్తున్నాయనుకుంటున్నాను నేను.
కృతజ్ఞతలండి. హ్మ్. అవునవును. యాక్చువల్‌గా ఆ పాటలు వినడం వల్లనే నేను ఈ పాట రాసుకున్నాను నాకు నేను ఓన్‌గా. అది గూడా నన్ను నేను అన్వయించుకోను అంటే నువ్వు తిరగాలన్న.
హ్మ్. ఆహా! మీరు ఓన్‌గా రాస్ ఓన్‌గా రాసుకున్నదా ఇది?
ఆ! ఇందాక పాట నేను ఓన్‌గా రాసుకున్నదది.
ఆ! ఆహా! నేనింక ఆల్రెడీ ఉన్నదేమో అననుకున్నానండి అయితే చాలా బావుంది. హ్మ్.
లేదు, లేదు. ఏమి జస్ట్ ఈ 6 లైన్స్ నాకు నేను ఓన్‌గా అంటే ఆ పాటలు అప్పుడప్పుడు విన్నప్పుడు నాకొక ఇన్స్పిరేషన్ ఒస్తది గదా! నిరాశ సమయంలో ఉన్నప్పుడు ఆ పాటలు విన్న తర్వాత నాకు ఇన్‌స్పిరేషనొచ్చి రాసాను అది.
హ్మ్. అంటే మి ఇలా ఫీల్ అయినప్పుడు మీరు మీ ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళడం, లేకపోతే ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా క్లోజ్‌గా ఉంటారు కద. వాళ్ళ దగ్గరికి వెళ్లి షేర్ చేసుకుంటే అలా ఏమీ అనిపించదా? ఓన్లీ సింగిల్‌గా అలా ఉండిపోయి సర్దుకుంటారా మీలో మీరు?
అంటే అట్లాని కాదు. కొన్నిసార్లు వాళ్ళు కూడా బిజీ ఉన్న ఇప్పుడున్న, లైఫ్‌లో చూస్తే ఎవరికి వాళ్ళు వాళ్ళ పనుల్లో బిజీగా ఉంటారు. ఇప్పుడందరికి నార్మల్‌గా చెప్పుకుంటే అందరికి వాళ్ళ ఫోనే బెస్ట్ ఫ్రెండ్ అయిందిప్పుడు. <chuckles> ఫోను స్మార్ట్‌ఫోను. అ ఆహ్, మా కొందరికేమో రీల్స్ చూస్తే అదొక తృప్తి. కొందరికేమో గేమ్స్ ఆడితే అదొక తృప్తి. నాకేమో పాటింటే అదొక తృప్తి. <chuckles>
హ్మ్. అవును. హుహు, అవును. కరెక్ట్‌గా చెప్పారు. హ్మ్.

ఉ వాళ్ళు వాళ్ళు నార్మల్‌గా రెగ్యులర్‌గా వినే పాటలు వేరేవైనప్పటికీని, నాకు వాళ్ళ ఫీలింగ్స్ తెలుస్తాయి కద అంటే, ఇప్పుడు వాళ్ళు కోపంలో ఉన్నారా? బాధలో ఉన్నారా? లేకపోతే వాళ్ళ సిట్యుయేషన్ ఏంటి? అని అవి తెలుసుకొని నేను దానికి తగ్గ ప్లే లిస్ట్ <giggles> పెడతానన్నమాట.
హుహు. అంటే ఒక్కొక్కరు ఎవరికి ఏం కావాలో, ఎవరికి ఏం కావాలో అది పెడతారనమాట.
ఆ! ఎందుకంటే నాకు పాటలు విని విని అలవాటు గదా! అవునవును. అంటే ఇప్పుడు మొన్న మా ఫ్రెండ్ వచ్చాడు నార్మల్‌గా, నవీన్ అని మా దోస్తు. ఆయన ఆయన ఏదో సమ్‌థింగ్ ఫ్రెండ్‌తో అంటే ఒక దాన్నేమంటారు? సాఫ్ట్‌వేర్‌లో ప్రమోషన్ ఉంటది కదా!
హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్. అవునండి.
ఇట్లా వాళ్ళకి ఇప్పుడొక ప్రమోషన్‌లో ఏదో కొంచెం ఎన్‌క్వైరీ అది ఇది అయ్యి. ప్రొమో రావాల్సిన ప్రమోషన్ రాలేదు. <giggles> ఆయనచ్చి బాధపడతా ఉంటే ఒక 5, 10 నిమిషాలు పా మాట్లాడిన తర్వాత పెట్టాను <giggles> పాట. పాట పెట్టాను.
హ్మ్. అ పె పెట్టారయితే సాంగ్ పెట్టారా వెంటనే? <laughs> ఆ! ఇన్
అదేది మన సప్తగిరి ఎల్‌ఎల్‌బీ‌లో ఒక పాట ఉంటది. ఏమైంది? ఏమయ్యింది? అయినా ఇప్పుడు ఏమయ్యింది? ఆటుపోటు లేకపోతే జీవితం ఏముంది?
హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్. అ! ఆ! హ్మ్ హ్మ్. ఇంకా మీకు మీ సాంగ్‌తోనే ఆళ్ళికి అయిపోద్దయితే టైమ్‌పాస్ ఇంకా మర్చి ఆహ్, మర్చిపోతారు గూడా ఇంక వాళ్ళకి <chuckles> ప్రమోషన్ అవసరం లేదింకేం అవసరం లేదు. ఆ టైంకి సెట్ అయిపోతారయితే. హ్మ్.
<chuckles> అయిపోయింది ఇంగా. అంతే అంతే గదా! ఇప్పుడు ఎందుకంటే ఆయన సిట్యుయేషన్ అదే! ఇప్పుడు ఏమైంది? ఏమైంది? ఇప్పుడు ఏమైంది? ఆటుపోరు లేకపోతే జీవితం ఏముంది? ఇంకా ముందుంది కదా! అప్పుడు చూద్దాం తియి అన్న ఆహ్, ఇంటెన్షన్ ఆ పాటలోనే ఉంది ఇగ.
హ్మ్. నిజం. హ్మ్. హ్మ్, నిజంగా మీలాగా అసల ఆలోచించినోళ్ళు ఖచ్చితంగా మీలాగా ఆలోచించాలి ప్రతి ఒక్కరు. <smacks lips> ఎందుకంటే ఎలా ఎదుర్కుంటారు? ఎప్పుడోకప్పుడొస్తూ ఉంటది. అంటే కంప్లీట్‌గా ఆహ్, తప్పిపోతది అని అనుకోలేము గాని మీ పరంగా చూస్తే ఎంతో కొంత వాళ్ళకి <smacks lips> రిలీఫ్ వస్తది గదా! ఆ సమస్య నుండి ఆ టైంకి. హ్మ్. హ్మ్.
హ్మ్. యాక్చువల్‌గా అదే! అంతెందుకు అంటే నా పరంగా లేకపోతే నేను ఫ్రెండ్స్‌కి చేయడం పరంగానే కాకుండా చంద్రబోస్ గారు మనం మౌనంగానే ఎదగమని ఈ పాట ఉంది గదా! ఇది ఇప్పటికీ రోజూ ఒక స్కూల్లో ఇక్కడ హైదరాబాద్ వనస్థలిపురం, ఒక గవర్నమెంట్ స్కూల్‌లో రోజూ పొద్దున్నే ఆ! ప్రేయర్ అట్లా ప్రేయర్‌లో ఈ పాట రోజూ పెడతారంట. పాట తే పాడిస్తారంట విద్యార్థుల చేత.
హ్మ్, హ్మ్. అవును. ఆహా! ప్లే చేస్తూ ఉంటారా?

అంత గొప్ప పాటలు రాశారాయన.
ఏదో ఒక రోజు హ్మ్. మీకు కూడా మీరు చాలా ఏమి తక్కువ కాదు. ఆహ్, మీకు తగ్గట్టుగా మీరు రాస్తున్నారు, మీ ఫ్రెండ్స్ వొస్తే వాళ్ళకి మీ సలహాల ద్వారా అన్నీ ఆహ్, ఆ టైంకి రిలీఫ్ అయితే ఒస్తుంది మీ నుంచి చాలా. హ్మ్.
ధన్యవాదాలండి. అవునవును. అంటే అవునవును. అవునవును. వాళ్ళను అంటే వాళ్ళను నిరాశ సమయంలో బలపరచడం గాకుండా. నాకు నేను గూడా పాటలు ద్వారానే నేను బలంగా మారుతాననమాటు. ఎవరికైనా సంగీతం యొక్క ముద్ద ఉద్దేశ్యం ముఖ్య ఉద్దేశ్యం గూడా అదే నార్మల్‌గా.
హ్మ్. అంటే మీ మీ అవును. ఆ! అంటే మీ ఇంట్లో గూడా ఉంటుంటారు కదా! వాళ్ళు మీరిలా పాడుతున్నప్పుడు, పెడుతున్నప్పుడు వాళ్ళు మీతో పాటు ఉంటారా లేకపోతే హేళన చేయడం. ఏదైనా అంటే కొంతమందికి ఒకరికి నచ్చింది ఇంకొకరికి అంతా నచ్చకపోవచ్చు కదా! ఆహ్, అలా ఏమైనా అలాంటి పరిస్థితులు ఏమైనా ఎదుర్కొన్నార మీరు?
అవునవును. అవును. అట్లా అంటే ఒకరికి నచ్చింది అంటే నేను నార్మల్‌గా కొంతమంది అంటే కొన్ని సార్లు నేనెంమంటే నాకు ఎక్కువ ఒక పాట బాగా నచ్చిందనుకోండి. అది నేను రిపిటేటివ్ లూప్ మూడ్‌లో ఇంటా ఉంటాను.
హ్మ్.
అది కొన్నిసార్లు అవతల వాళ్ళని విరక్తి చెందిస్తయన్నమాటు. ఆ! ఆ!
ఆ! ఇదే అడుగుతున్నా <chuckles> ఆ టైంలోని మీకు ఏమైనా అనడం, లేపోతే ఎన్ని సార్లు ఇదే పెట్టిందే పెడతావా ఇంకేం <giggles> ఉండదా? ఇలా కూడా మాట్లాడుతుంటారు కదా అలా. ఆ!
ఆ! అంటారు నార్మల్‌గా అంటారు. వాళ్ళం వాళ్ళంటారు కానీ నేనప్పుడు ఏం జేస్తా అంటే, ఒకా 5 ఫి ఫైవ్ 6 టైమ్స్ ఇనంగనే వాళ్ళకి బోర్ కొడతా అనిపించినప్పుడు. నేను సప్పుడు గాక ఇంగ బ్లూటూత్ బెట్టుకొని ఇంటా ఇగ. <giggles> ఆ!
హ్మ్. <giggles> హ్మ్. <giggles> అయ్యో! ఇంక మంచిదెందుకు వాళ్ళకి కూడా డిస్టర్బ్ చేయకుండానా. మీకు మీరుగా <chuckles> ఇంకెందుకని అలా సెటిల్ అయిపోతార. హ్మ్.
ఆ! అ అ ఎ ఇట్లా ప్రతి సినిమాకి అంటే ఒక 3, 4 మంత్స్‌కి ఓ సాంగ్ అట్లా రు ఖచ్చితంగా లోప్‌లో పెడతానే ఉంట అది. బాగా నాకు నాకు నాకే బోర్ గొట్టేంతవరకు.
హుహు. మొత్తం అంతా దాని మీద మొత్తం అవగాహన తెచ్చుకుంటారన్నమాట. తెచ్చుకొని మీకు <smacks lips> హ్మ్. హ్మ్. <laughs> ఆ!
హ్మ్. ఆ! దాన్నేమంటారు పోస్ట్ మర్టం అంటారు గదా! ఆ సాంగ్‌ని పోస్ట్ మర్టం జేశినట్టు బాగా విని విని విని విని బోర్ <giggles> గొట్టిన తర్వాత అప్పుడు వేరే సాంగ్‌కొచ్చేస్తా.
మొత్తానికి దాని మీద వన్ మంచి అవగాహన తెచ్చుకొని మీరు కూడా దానికి అందులో కావాల్సిన మీకు ఉపయోగపడే పదాలు గాని, అంటే మీకెంత వరకు అవసరమవుతాయో అవన్నీ తీసుకుంటారు. అంతేనా? హ్మ్. హ్మ్.
హ్మ్. అవునవును. యాక్చువల్‌గా అంతే. ఇప్పుడు నార్మల్‌గా మనం అంటే మళ్ళీ నేను అంటే సందర్భాను అనుసారంగా ఇంటానన్మానమాట. ఇప్పుడు నేనెదైనా నిరాశ సమయంలో ఉన్నప్పుడు లేదంటే లోగా ఫీల్ అయినప్పుడు మోటివేషన్ సాంగ్స్ అవే ఇంటాను. అట్లా ఇన్నప్పుడు కొన్ని మన లాస్ట్ సినిమా మన ధనుష్ గారిది అనుకుంట. ఆ చెల్లెలు గురించి ధనుష్ గారు ముగ్గురు హీరోలు వాళ్ళ చెల్లెలు ఉంటరు. అందులో ఒక పాట బాగా బాగా నచ్చింది నాకు అది...
హ్మ్. హ్మ్. హ్మ్. ఏ హ్మ్. ఏ ప ఏ పాటండి?
అదీ ట్యూన్ గుర్తొస్తలేదు. బట్ పదాల పదాలు ఐడియా ఉన్నాయి. దాన్నేమంటారు? అది ఏఆర్ రెహమాన్ గారి మ్యూజిక్.
హ్మ్.